కానీ నాకేమో తమిళం రాదు. నాకసలు రాదు. తమిళం రాదు. నేను మాట్లాడేదొకటైతే, వాడు వా వాళ్ళు మాట్లాడేది వేరే అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం గాదు. అంటే <smacks lips> కొంచెం అంటే చదువుకున్నవాలైతే, ఇంగ్లీష్‌లో ఎట్టా గొట్టా మనో మేనేజ్ చేయొచ్చు. కానీ నేనేమో వాళ్ళకి అది ఆహ్, నేను జేప్పేది గూడా వాళ్ళకర్థం గావట్లేదు. అయ్యో! ఎ ఏంటి ఈ పరిస్థితి అని ఆలోచిచ్చాను ఇంక నా వల్ల గాలేపెయాను. హ్మ్.
ఓహ్! మీకొచ్చా మరి తమిలు? అర్రే! హ్మ్. <chuckles> <smacks lips> ఓకే. ఆ! అబ్బా! మనం మాట్లాడేదొకటి, ఎదుటి వాళ్ళు మాట్లాడేదొకటి అయినప్పుడు అది ఇంకా సమస్య కదా! మీరు దాన్ని అసలు ఎలా ఎదుకున్నారు? అంటే తినటానికి గాని, ఏదైనా ఎమర్జెన్సీ గాని ఏదైనా మందులే గావాలనుకోండి. తలకాయ నొప్పి ఒస్తది. మందు గావాలి అసలు అప్పుడు హ్మ్. అది ఎలా?
అవును. అవ్ అవును. అది చాలా కష్టమవుతుంది. హ్మ్. ఆ టైమ్‌లో ఏం చేయాలంటే, అంటే ఆ టైమ్‌లో అయితే నేను మొబైల్‌లో అంటే నాకు తెలిసిన వాళ్ళకే ఎవరికైతే <smacks lips> తమిలోచ్చో వాళ్ళకి ఫోన్ జేసి, వాళ్ళేం జెప్తున్నారు నేను నేనె ఎలాంటి సిట్యుయేషన్ అయితే ఫేస్ చేస్తున్నానో, అది ఫ్రెండ్‌కి జెప్ ఫ్రెండ్‌కి జేప్పిన తరువాత ఫ్రెండొచ్చేసి ఎదుటి వ్యక్తితో మాట్లాడతారు. సో, మాట్లాడినప్పుడు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత, నేను ఫ్రెండును ట్రాన్స్‌లేటర్‌లాగా వాడుకుంటాను.
హ్మ్. హ్మ్. ఆ! అవును. ఓకే. ఓకే. ఆ! ఓకే. ఆ! సరే, <chuckles> ఇప్పుడు ఇప్పుడు ఇంకా కాస్త కష్టం. అంటే <sniffs> మీరు ఒక మ ఒక ప్లేస్‌కెళ్లారు అక్కడ మీకు ఏమి తెలీదు అంటే లాంగ్వేజ్ తెలీదు, మీ ఫోన్‌లో చార్జింగ్ లేదు, మీ ఫోన్‌లో బ్యాలెన్స్ లేదు అసలు మీరు అప్పుడేం జేస్తారు? భాష తెలియకుండా ఎట్లా మీకు ఏదైనా వచ్చిన ఫుల్ సొ
ఇలాంటి సిట్యుయేషన్ గూడా నేను ఫేస్ చేశాను. హ్మ్. అంటే ఏ విధంగా? ఆ! హ్మ్. హ్మ్. అమ్మో! ఇది, ఇది, ఇది, ఇది యక్ష ఇది యక్ష ప్రశ్నకంట్ ఇది యక్ష ప్రశ్న కంటే, చాలా కఠినంగా ఉంది. ఈరోజు ద మీరు క్రియేట్ చేస్తుంటే వామ్మో! నాకే భయమేస్తుంది. ఊహించుకుంటేనే ఏంటబ్బా! ఇలా ఉనాన్న.
<giggles> ఇంకా. ప్రాబ్లమ్ ఎట్లా సాల్వ్ జేసుకుంటారు? అంటే ఏదైనా సైగల్ ద్వారా గాని, అసలు ఎట్లా ఏదైనా పరిష్కారం ఉందంటారా మీకు?
ఆ! ఉంది. ఉంటుంది. ప్రతిది ఒకసారి మనకు సమస్య ఒచ్చిందంటే, ఆ సమస్యకి ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. అది ఏ మూల నుంచి అయినా కావచ్చు. ఇక్కడ 360 డిగ్రీస్‌లో మనకి ఏదో ఒక డిగ్రీ నుంచి సొల్యూషన్ అయితే వస్తుంది. కాబట్టి దాని గురించి ఫస్ట్ అంటే ఫస్ట్ ఏ సమస్య ఒచ్చినా సరే, ఫస్ట్ మనం భయపడగూడదు. ఆ భయపడ్డామంటే, మనం ఏం చేయలేం ఫస్ట్. ఆగి కొంచెం ఆలో ఆలోచించిన తరువాత మన చుట్టుపక్కల ప్రాంత వ ప్రాంతాల వాళ్ళు వాళ్ళేలా ఉన్నారో కొంచేం <smacks lips> గమనించాలి. గమనించిన తరువాత మన చు అంటే మనకి ఎవరయితే మంచి అంటే గుడ్ అనిపిస్తున్నారో వాళ్ళతో ఎళ్లి మనం ఇపుడు చదువుకున్న వాళ్ళు గావచ్చు, లేదంటే అర్థం జేసుకోగలుగుతారు. మనం మన భావాలని వాళ్ళకి ఇలా చెప్పామను
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! హ్మ్. నిజమే. నిజమే. హ్మ్. హ్మ్. ఆ! అవును.

వాళ్ళు ఫస్ట్ మనం చె ఏం జెప్తున్నామో ఆలోచిస్తారు. అంటే మనం అంటే ఇప్పుడు మనం అలాంటి చోటుకెళ్ళినప్పుడేందంటే, వాళ్ళు మనల్ని నమ్మలేరు. అంతెందుకు, మనమే ఆజ్ ని అంతే అంతెందుకు మీరు తీసుకోండి. ఇప్పుడు మన దగ్గర ఎవరైనా తెలియని వాళ్ళొచ్చి, ఈ విధంగా మేము వేరే ఊరికెళ్ళాలి. డబ్బులు గావాలి అంటే ఎవరు నమ్మరు. ఎందుకంటే ఇప్పుడు చేస్తారు, హ్మ్. వాస్తవంగా అలా ఉంది. కాబట్టి ఇలాంటి సిట్యుయేషన్‌లో వాళ్ళని నమ్మించాలి. ఎలా అయినా నమ్మించాలి. <smacks lips> వాళ్ళంత ఈజీగా నమ్మరు. సో, 10 మందిని అడగాలి. కొంతమంది అర్దం చేసుకోగలుగుతారు. కొంతమంది అర్థం చేసుకోలేరు. కాబట్టి ఆ! ఇ మన, మన టైం మీద కూడా కొన్ని సార్లు డిపెండ్ అయుంటుంది. ఆ తరువాత అలా ఎవరైతే మంచిగా అనిపిస్తారో, మనం వాళ్ళని నమ్మగలగాలి. వాళ్ళు ఎప్పుడైతే ఇద్దరు ఒక అండర్స్టాండింగ్‌కొస్తారో అప్పుడు అంటే అప్పుడు ప్రాబ్లమ్ అనేది 50% సాల్వ్ అయినట్టే. ఈ విధంగా మనం ఎవ్ అంటే సర్వైవ్ కూడా తెలుసుకోవాలి.
హ్మ్. ఆ! ఆ! హుహు. హ్మ్. అవును. అవును. వాస్తవం. హ్మ్. ఆ! ఆ! అవును. అవును. ఆ! ఆ! అవును. ఇప్ ఓకే. అవును. ఆ! అవును. అవును. కానీ ఇప్పుడు ఏదైనా ఊరెళ్తాం కదా! ఇప్పుడు ఇట్లాగ ఇయన్నీ కొన్ని, కొన్ని అడుగుతాము. ఎక్కడికన్నా ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశంకెళ్ళాలంటే, మనం మాప్స్ వాడతాం కదా! ఈ మాప్సు ఇంటర్నెట్ ఉంటే పని జేస్తాయా? ఇంటర్నెట్ లేకుండా కూడా పనిజేస్తాయా?
హ్మ్. అవ్ అవును. ఆ! మ్యాప్స్ అనేవి ఇంటర్నెట్ లేకుండా అయితే అసలు పని చేయవు. ఎందుకంటే, డేటా అనేది మనకి చాలా ఇంపార్టెంట్. హ్మ్. అవును. సమస్యే. అవునవును. హ్మ్. తెలియని ప్రదేశానికి వెళ్ళాలంటే, అది ఇప్పుడు ఈ కాలంలో మ్యాప్స్ యూజ్ చేస్తున్నారు. ఒకప్పుడు కాలంలో ఆలోచించారా? ఎందుకు, ఒకప్పుడు కాలంలో మ్యాప్స్ అనేవే లేవు. <smacks lips> అంటే ఇంతకుముందు ఎలా వెళ్ళేవాళ్ళంటే, అంటే ఆ ఊరికెళ్లాలంటే ఆహ్, తెలిసిన వాళ్ళెవరైనా ఎల్ ఎళ్లుంటే వాళ్ళని అడుగుతాం. లేదంటే, పబ్లిక్ ప్లేస్ అంటే దానికి సంబంధించిన బస్ రావచ్చు, లేదంటే ట్రైన్ రావొచ్చు. ఇలా ఒక్కొక్కరిని మాట్లాడిం మాట్లాడించుకుంటూ అంటే వాళ్ళతో పరిచయం పెట్టుకొని, మనకు తెలియకపోతే వాళ్లని తీసుకుని హ్మ్. ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు టెక్నాలజీ ఉంది. మ్యాప్స్ ఉన్నాయి కాబట్టి ఎవరిని అడిగే పనిలేదు. డైరెక్ట్‌గా మనం నెట్‌లో పెట్టిన చాలా మంది చెప్తారు. హ్మ్. చెప్పండి?
మరలాంటప్పుడు సమస్యే కదా! ఇప్పుడు మీరు తెలియని ప్రదేశానికెళ్ళాలి, మాప్స్‌ని నమ్ముకొనెళ్తారు. కొన్ని, కొన్ని హ్మ్. ఆ! హుహు. ఆ! అవును. అన్ ఓకే. హ్మ్. ఒకళ్ళని, ఒకళ్ళని అడుగుతూ అంటే తర్వాత, తర్వాత నెక్స్ట్ ఎక్కడికే? ఎక్కడ దిగాలి? అట్లా అడుగుతూ వెళ్ళొచ్చు అంటారు. హ్మ్. టెక్నాలజీ అంటే అంటే ఇప్పుడు చార్జర్సు, సోలార్ చార్జర్స్ అని, అంటే ఎండకి మనం ప్రయాణం చేస్తున్నంత సేపు ఎండకది చార్జింగ్ అయ్యి మనకి చార్జింగ్ ఎక్కుతది ఫోన్‌కి. అలాంటియేమైనా వాడారా మీరు?
అవును. ఆ! ఆ! అవునవును. అవును. అలాంటివి వాడలేదు. అంటే సోలార్ ఛార్జింగ్ అనేటివి మొబైల్స్‌కి వచ్చాయో లేదో తెలీదు. ఇప్పుడు మాక్సిమం అంటే బ్యాకప్. పవర్ బ్యాంక్ అయితే ఉంది. పవర్ బ్యాంక్స్ అయితే ఉన్నాయి. కానీ, సోలార్ ఛార్జింగ్ గురించి అయితే ఆహ్, వచ్చాయో, లేదో తె అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇంకొంచెం అంటే డెవలప్ అవుతూ ఉండొచ్చు. కానీ, ప్రెజెంట్ అయితే, పవర్ అంటే, బ్యాక్ బ్యాటరీ బ్యాకప్‌కి పవర్ బ్యాంక్స్ మాత్రమే ఉన్నాయి.
ఆ! పవర్ బ్యాంక్‌లూ ఉంటాయంటారు కదా! హ్మ్. ఆ!